అంటే, నేనూ ఎక్కువగా చిన్నప్పుడు మరి నాకు గుర్తున్న సాంగేంటంటే ముస్తఫ్ఫా ముస్తఫా అని 'ప్రేమదేశం‌లో' సాంగుంటది. ఆ సినిమా నేను ఆ సినిమా నేను చూడలేదు గానీ, ఆ పాట నాకు ఊరికే వినడం మరి అంటే పక్కన రేడియోలో పెట్టినప్పుడు, ఆ క్యాసెట్‌లో పెట్టినప్పుడేంటంటే వినీ నేర్చుకున్నా అనమాట. అదే నేను నా ఫ్రెండ్స్ దగ్గర పాడేవాడిని. సో, కాలక్రమేణా ఆ పాటలోని అర్థం వెతకడం‌గాని ఆ పాటలో మరి మరి మాధుర్యం, ఫ్రెండ్‌షిప్ గొప్పతనం ఇదంతా విన్ తెలిసినప్పుడు అది ఇంకా నా ఫేవరెట్ సాంగయిపోయిందనమాట.
ఓహొ! ఆ! అవును. ఓహో! ఆ! ఆ! అవును. హ్మ్. ఆహాహా!
సో, అందులో గూడా మంచి మంచి లిరికుంటుందనమాట. అలాంటి ఆ! లిరిక్స్ చాలా బాగుంటాయి. హ్మ్. అంటే ఎలా ఉంటుందంటే, ఆ! చెప్పగలను. అంటే అందులో జెప్తాడు ఫ్రెండ్‌షిప్ యొక్క గొప్పదనం చెప్తుంటాడు. అలా చెప్తూ ఆహ్, వాడిపోనిది స్నేహమొక్కటే, వీడిపోనిది నీడ ఒక్కటే, హ‌ద్దంటూ లేనేలేనిది ఫ్రెండ్‌షిప్పొక్కటే, కష్టమొచ్చినా నష్టమొచ్చినా, మారిపోనిది ఫ్రెండు ఒక్కడే, కాలేజీ స్నేహం ఎపుడూ అంతం కానీదే అంటాడనమాట. చూడండి ఎంతబాగ జెప్తున్నాడు! మరి కష్టమొచ్చిన నష్టమొచ్చినా గూడా ఆహ్, మారిపోనిది ఫ్రెండుంటాడు. ఎప్పుడూ మారని ఫ్రెండు నిజంగే. హ్మ్.
లిరిక్ బావుంటుందంటారా? ఆ! ఆహా! ఆ! చెప్పండి. ఆ! ఆ! ఆ! ఆ! 2 అక్కడే. హ్మ్. ఎవ ఆ! ఓహో! ఫ్రేండే ఆయ్ ఫ్రెండా, ఆ! అంటే కష్టం వచ్చిందని మనకి హెల్ప్ చేయకుండా వెళ్ళిపోడు. కష్టమొచ్చిన హెల్ప్ చేస్తాడు. ఎట్టి పరిస్థితులే ఉన్ మన తోడుంటాడు. అవును. ఫ్రెండే.
నిజమే. ఆ! మనకు నష్టమోచ్చినా గూడా ఉంటాడు ఫ్రెండు. విజయంలో ఉంటాడు. అపజయంలో గూడా ఉంటాడు. మరింక అపజయంలోనే తన ఏంటంటే ఫ్రెండ్‌షిపనేది ఎక్కువగా తెలుస్తది. తను మనకి ఎంత సపోర్ట్ చేస్తున్నాడు? మనల్ని ఎంత కరెక్ట్ చేస్తున్నాడు? మనం ఎక్కడ తప్పు చేసామని చెప్పి నిలబడతాడు చూడండి. అందరూ తిడుతున్నా మరి వీడేంటి? మనతోనే ఉంటాడు. మనల్ని నవ్విస్తూ ఉంటాడు. కాబట్టి ఆహ్, పాట అర్థం గూడా చాలా మంచిగుంటుంది. కాబట్టి ఆ పాటంటే ఎక్కువిష్టం నాకైతే.
ఉంటాడు. గని తోడుంటాడని. అవునవును. హ్మ్. అవును. ఆ! అవును. ఆ! ఏది? ముస్త్ ముస్తఫా‌ ముస్తఫా అన్న
ఆ! ముస్తఫా‌ ముస్తఫా‌లోనే ఈ లిరిక్ అనమాట. హ్మ్. మధ్యలో. మధ్యలో. హ్మ్. మధ్యలో వస్తుంది. పల్లవి. ఒక పల్లవి. మధ్యలో పల్లవి. హ్మ్. అందులోనే ఇంకా మరి ఇంకో సాంగ్ గూడా చాలా బావుంటుంది. కరెక్టు.
ఆహా! అంటే మధ్యలో మీరు చెప్పిందీ కాలేజి. ఆహా! ఆహ్, ఓకే. అయితే ఆ! అవును. అంటే మీరు ఇప్పుడు కాలేజన్నారు కదా! కాలేజంటే మరి అమ్మాయిలు, అమ్మాయిలూ వె వెనక వెళ్ళనినటువంటి కాలేజీ స్టూడెంటు స్టూడెంటే కాదు కదా! <chuckles>
హ్మ్. <laughs> అంటే మీరన్నట్టు అమ్మాయి వెనక వెళ్ళట్లేదు గానీ, అమ్మాయిల వెనక వెళ్తున్న స్టూడెంట్సే ఇప్పుడెక్కువున్నారు. <chuckles>
అదే అమ్మాయిలు వెనకే వెళ్ళడం. అ! హ్మ్. అలాంటీ స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు కదా! ఇది వాళ్ళ కోసం మీరేవన్నా అందులోనే ఎన్నయిన ఏవైనా ఇంకో పాటెంచుకున్నారేమిటి? ఎప్పుడైనా పాడ్డానికి గాని.
హ్మ్. అన్ అవును. ఉంటుంది.